నాకు, ఎప్పుడండి అంటే ఆయన కాలం చేశారు కానీ. 'సిరివెన్నెల సీతారామశాస్త్రి' గారు ఇస్ ది ఫస్టుంటారనమాట నాకు. దాని తర్వాత ఇప్పటి కాలంలో చెప్పాలి అంటే ఆహ్, 'వెన్నెలకంటి' గారి పాటలు కూడా బాగుంటాయి. వాళ్ళ అబ్బాయి పా రాసే పాటలు కూడా బాగుంటాయి అన్నమాట. అవును, ఇంకా 'అనంత శ్రీరాం' గారి పాటలు బాగుంటాయి, ఇంకా మన 'రామ్ జోగగయ్య శాస్త్రి' గారివి ఆ చిలిపిగా ఉంటాయి ఆయన పాటలు కొంచెం.
ఉహూ! అవును. అవును. హ్మ్. 'రాకేండు మౌలి.' ఆ! ఆ! హ్మ్. హ్మ్. 'రామ్ జోగయ్య శాస్త్రి' గారు. ఆ! <giggles> అవును. అలాగే 'చంద్రబోస్' గారు కూడా కొంచెం నే మట్టికి దగ్గిరకి
యాహ్! ఆ! 'చంద్రబోస్' గారు అవును. మా అవి ఆయనై కొంచెము పాటలు బాగుంటాయి గాని. అవి ఒక పీ‌హెచ్‌డి కావాలండి. ఆ! భావం అర్థం చేసుకోవడం కోసం. కొంచెం ఒక ఒక ఓ లైక్ కంఫర్ట్ జోన్‌ను ఒక షుక్ చేస్తాయి ఆయన పాటలు.
<laughs> యాహ్! అవును. అవును. అసలు ఆ పాటని మొదటిసారి విన్నప్పుడు అసలు ఇ ఇంత సింపుల్‌గా ఇది 'రంగస్థలంలో' వేరు సే ఆ 'ఎంత సక్కగున్నావే లచ్చిమి' పాట అసలు ఇంత బాగా కూడా హ్మ్.
ఆ! అదేనండి. అంటే మన కంఫర్ట్‌గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక పాటలు ఉంటాయి. ఇప్పుడు మనకి కి 'శాస్త్రి' గారి పాటలు వింటే అయ్యొక ఫ్లోలో వెళ్తయి. ఇప్పుడు 'చంద్రబోస్' గారు మనకి ఆహ్, 'వేరుశనగ కోసి' పాట రాసారు. ఆయనే 'ఊ అంటావా' పాట రాశారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఎక్స్‌పెక్‌టే‌షన్‌కి కొంచెం ఇట్లా ఇట్లా షేకైతానన్మాట. ఓకే. అని అలాగా.
కరెక్ట్. కరెక్ట్. హ్మ్. అవును. అందులో కూడా అది అది మీరు ప్రస్తావించారు కాబట్టి దాని గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. ఐటెమ్ సాంగ్స్‌లో మెసేజ్ ఇవ్వటం, ఫెమినిటి ఆహ్, ఫెమినిజం గురించి మాట్లాడటం అనేది నేను మొదటి సారి చూశా. 'ఊ అంటావా మావా" అనేది అద్భుతమైన ప్రయోగం. హ్మ్.
నిజంగా. నేను కూడానండి. అదే చెప్తున్నా కదా! ఎవరు అలాగా ఒక ఆర్ డాన్స్ నంబర్‌కి లిరిసిస్టు ఒక ఫీమేల్ కన్ ఆ ఏంటిది కన్సెంట్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో 'అందరు మగవాళ్ళు ఇలానే ఉంటారనే వుమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అలా ప్రయ వచ్చింది.
హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూ‌లో అవును. అవును. అవును. హ్మ్.
అనేదాన్ని ఎంత అంటే.